అబ్బా! <chuckles> చూడు అంతలాగా మీరు ప్రేరణ ఆహ్, ఆహ్, ఆహ్, ఇచ్చారు మీరు వాళ్ళకి. ఆ! చాలా మంచి విషయం. అది. ఆ! తర్వాత ఆ!
అసలూ హ్మ్. అవునవును. అవును. అవును. చాలా ఇంకోటి మనా ఇది ఇట్లాగే జెప్పుకుంటే ఇంకోటేందంటే, మనం నార్మల్‌గా నేను అన్నీ ఈ బేసిక్‌గా అంటే అవ్ అప్పటి కాలేజి ఉన్నప్పటికీ గూడా నేనెప్పడికైనా సరే ఈ ఫీల్డ్‌లోనే అంటే సాహిత్య పరంగానే యెళ్ళాలి. సాహిత్య పరంగానే నేను జీవితాన్ని కొనసాగించాలననుకున్నాను గాబట్టి, అప్పటికి చుట్టూ అన్ని తిరిగేవాన్ని. ఇంకోటేందంటే, ఇప్పుడు నార్మల్‌గా మనం దుకాణాలు కిరాణా కొట్టు పోతాఉంటాం గదా! అప్పటికే చే ఆహ్, యుక్త వయస్సులో నార్మల్‌గా నేను పెన్సిలో పెన్నో కొనుక్కోవడానికి పోయేటప్పుడు. నా పక్కలో ఒక అమ్మాయి ఉందన్నమాటూ. ఏదో కొనుక్కోవడానికి ఒచ్చింది. జస్ట్ ఆమెను జూచి నేను ఈ మన కొనుక్కొని రూమ్‌కెళ్ళేలోపు అప్పటికప్పుడు ఒక ఆహ్, 10 ఒక లవ్ లెటర్ అంటామో లేకపోతే దాన్నేమంటామో తెలీదు. అ అట్లా రాసి ఫేస్‌బుక్‌లో ఫేస్‌బుక్‌లో గాని, ఇన్స్‌టాగ్రామ్‌లో అక్కడ ఇక్కడ పోస్ట్ చేసాను. దెబ్బకు అది చూసి అందరూ రియాక్ట్ చర్ రియాక్ట్ అయ్యి. నాకు అదొక పని. అంటే
ఆ! అవును. అవునవును. ఆ! అదే. ఆ! ఆ! ఆ! అబ్బ! <chuckles> అలా కూడా ఆ! అది. మీకలా ఒక ఇదొచ్చిందన్నమాట అనుభ ఆహ్, అ అనుభూతి కలిగింది మీకు ఆ రాయాలని ఆ! ఆ అందమైన
అ అనుభూతి కలిగింది. దాని ద్వారా మళ్ళా నాకు ఇన్కమ్ గూడా జనరేట్ అయ్యింది. తరువాత సీనియర్‌లుంటరు గదా! మా కాలేజిలో సీనియర్‌లు. దానివల్ల "అరేయ్! నేను పలానా అమ్మాయి మీద కావాలి నీకు 500 ఇస్తా రాసివ్వు. నీకు వెయ్యిస్తా రాసివ్వు." <chuckles> అప్పుడు నాకర్థమయ్యింది.
ఆహా! ఆ! అమ్మో! ఇది బావుంది. <chuckles> ఇదేదో చాలా బావుంది వినడానికి. ఆ! రచయితగా. ఆ!
నిజంగానే అది అంటే అప్పుడు నాకు గుర్తొచ్చిన లైన్స్ ఏందంటే అదే ఆ అమ్మాయిని చూడంగానే ఆహ్, అదే నేను మళ్ళీ ఎందుకంటే అది ఇంగ అప్పుడు యెంటనే నేను ఏం జేసా దెలుసా? ఫేస్‌బుక్‌లో పెట్టినది డిలీట్ జేసి, మళ్ళీ ఇంకొకనికి ఇంకొకరికి 500 తీసుకొని అదే ఇచ్చా. <chuckles> ఆ! బిజినెస్.
ఆ! ఆ! ఆ! <chuckles> అవును. అది అనగా ఎలాగా వాళ్ళు ఎలాగా కలవరు. ఎక్కడో ఇంకొకళ్ళు ఇంకో చోట ఇంకోటి. సో, అందువల్ల అదేం పెద్ద తప్పు లేదు. అది. మీరూ ఒక రెండు హ్మ్.
ఆ! ఆ! ఇం అంటే యాక్చువల్‌గా ఆయన వాళ్ళు రాసిన లై‌న్స్‌కి గూడా వాళ్ళు ఫిదా అయిపోయి. ఇపుడు నార్మల్‌గా నేను చూసినప్పుడు అప్ ఆన్ ది స్పాట్ ఒచ్చిన లైన్స్ ఏంటంటే, "కనులకు కళలు కరువైన వేళ నీ కనులను జూసాను. పెదవికి చిరునవ్వు కరువైన వేళ నీ పెద పెదవులను జూసాను. నా మనసుకు మమత కరువైన వేళ మమత అనే నీ మనస్సుని చూసాను. నీ ఊరేమిటో తెలియదు గాని, ఊహించాను. నీ ప్రేమేటో నీ పేరేమిటో తెలీదు గాని ప్రేమించాను." ఇట్లా ఫ్లోలో రాసేసా అనమాట. అవి ఆయన తీసుకున్నాడిగ.
ఆ! ఆ! ఆ! ఆ! అబ్బా! ఎంత ఫ్లోగా ఉందండి. అని వింటుంటే నాకే ఎంతో ప ఇదిగా అనిపిస్తోంది. ఆ! ఎంతో ఆనందం కలుగుతోందది వింటుంటే ఆ వాక్యాలు ఆ! చాలా బా రాసారండి ఆ! ఆ!
హ్మ్. అదే. ఇట్ట ఏది రాయాలన్నా, ఇట్ట ఏది రాయాలన్నా నాకన్నిటికి సమాజంని చూసే రాస్తూ ఉంటానండి నార్మల్‌గా.
అది. అది. నిజంగా చాలా మంచి విషయం. ఎందుకంటే ఈ పల్లె కొంతమంది రచయితలు. ఈ పల్లెటూర్లకి వాటికి కూడా వెళ్లి కొన్ని ప్ల ప్రదేశాలకు వెళ్లి మరీ ఆ! చక్కగా ఆ ప్రదేశాల్లో వాళ్ళోక ఆహ్, వ అందులో వాళ్ళు లీనమైపోయి.
హ్మ్. హ్మ్. హ్మ్. అవునవును. అంటే లీనమైపోతారు. ఇప్పుడు నార్మల్‌గా ఈ పూరీ జగన్నాథ్ గాని వీళ్ళు ఆయన గూడా ముంబై పోయే రాస్తాడు. సముద్రం పక్కన అక్కడ ఆయన ఎప్పుడూ అక్కడ ఉండే రాస్తాడు. పూరీ జగన్నాథ్‌కి పెద్ద పెద్ద డైరెక్టర్‌లు గూడా కొన్ని కొన్ని లొకేషన్స్ ఉంటాయి ఆళ్ళకి.
ఆ! కరెక్ట్. ఆ! ఆ! అది.